పొద్దున్నే నిద్రలేచి, మన పని మనం చేసుకోవాలి అంటే, దానికి ఖచ్చితంగా రాత్రి మంచి నిద్ర పట్టాలి. లేదంటే, మనం పగలేం జేస్తామో మనకే తెలియదనమాట. అలా, నైట్ నిద్ర పట్టాలి అంటే, ఆహ్, ముందు మార్నింగ్ రొటీన్ గూడా అంతే అవసరమనమాట. ఇది ఒకదాని మీదొకటి ఆధారపడుంటుంది. అదేవిధంగా మంచిగా నిద్ర కోసం మీరైతే ఏం జేస్తారు? ఎలాంటి రొటీన్ ఫాలో అవుతారు? మీ రోజువారీ జీవితంలో.
అవునండి. అవును. అవునవును. కరక్టే. అయితే, నేను 8 ఇయార్స్ బ్యాక్ నుంచి నైటు షవర్స్ స్టార్ట్ జేషినానండి. అంటే బయటికేళ్ళినా, బయటికేళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా కూడా మళ్ళీ తే చేయాల్సిందే స్నానము. అదొకటి నాకు బాగా కలిసొచ్చిందనమాట. ఏంటంటే, వేడి వేడి నీళ్లతో చేసి, మంచిగా అంటే ఆహ్, కాటన్ డ్రెస్ ఆహ్, నైట్ చూట్సు గానీ మంచిగ మెత్తగా ఉండే బట్టలేసుకుంటే, ఎంత హాయిగా ఉంటాదొ అసలు. అలా అది, అదొకటి నేను అలవర్చుకున్నాను. అది గాకుండా నేనూ ఒకాటి నా రొటిన్‌లో అంటే నాకు నిద్రకి బాగా డిస్టర్బయిన విషయం చెప్పాలంటే, కాఫీ, టీస్ అండి. అంటే నేను, మా ఇంట్లో మాములుగా అందరూ 4:00, 4 :30కి తాగుతారు గదా, టీ, కాఫీ‌లు మా ఇంట్లో 6:00, 6:30కి తాగుతారనమాట. ఇంకా లేటు మెల్లగా బెడతారు.
హ్మ్. ఓహ్! హ్మ్. నిజమే. హ్మ్. హ్మ్. ఓహ్! అవునవును. అంటే ఆహ్, సాయంత్రం 6:30కా
ఆ! ఆయిన్ సాయంత్రం. అంటే, మార్నింగ్ తాగిన కాఫీ, టీ‌లు మనకంత ఎఫెక్ట్ చేయవు. ఎందుకంటే, సాయంత్రం వరకు మనకి, అది అబ్జార్బయిపోతది, డైజెస్టయిపోతది, యూరిన్‌లో అంతా ఎళ్ళిపోతుంటదది లిక్విడనేది. సో, ఈవెనింగ్ 6:30కి చేస్తే ఆహ్, తాగినవేంటంటే మనకి ఆ ఆ ఎఫెక్టనేది ఉంటది గదా! పడుకునే టైంకి.
ఆ! ఆ! అవును. నిజమే. అవును. హ్మ్. అవునా! ఏ విధంగా ఉంటుందీ?
ఎందుకంటే ఇప్పుడు టీ గాని, కాఫీ గాని మనకి స్టిమ్యులేట్ చేస్తది బ్రైన్‌ని. అంటే చురుకుగా ఉండడానికి అవి హెల్ప్ చేస్తాయి. మనం పడుకునేటప్పుడు బ్రైన్ చురుకుగా ఉండాలా? రిలాక్స్ అవ్వాలా? ఏది ఆలోచించకుండా? రిలాక్స్ అవ్వాలి. సో, మనం టీ కాఫీలు ఎప్పుడు తాగుతాము అంటే నైట్, ఇప్పుడు చాలా నైట్ అంతా మేలుకోవాలి, ఏదన్నా ఆహ్, చదువుకోవాలి లేకపోతే నేను నాకు నిద్ర రాకుండా ఆపాలంటే అప్పుడు టీ కాఫీలు వా తాగుతారు. ఈ లారీ డ్రైవర్లు హైవే మీద వెళ్తుంటారు. వాళ్ళు నిద్ర రాకుండా తాగుతారు. డ్రైవింగ్స్‌లో, కార్ డ్రైవింగ్స్‌లో డ్రైవర్స్. ఎందుకంటే వాళ్ళకి ఆహ్, సెం సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్ అన్నమాట కెఫెయిన్ అనేది. కాబట్టి మనల్ని రిలాక్స్ చేయదు.
హ్మ్. రిలాక్స్ అవ్వాలి. <giggles> రిలాక్స్ అవ్వాలి. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవును. అవును. నిద్ర లేస్తూ ఉంటది. హ్మ్.
అవునండి. అయితే నేను చాలా ఎక్కువ తాగేస్తున్నాను అన్నమాట. వృత్తిరీత్యా నేను మార్నింగ్, ఇంట్లో తాగి. మళ్ళీ వృత్తిలో ఒక 2, 3 తాగి మళ్ళి ఇంటికి వచ్చాక ఒక పెద్ద కప్ తాగేస్తే, ఇంకొక లీటర్ దగ్గర దగ్గర దగ్గర అయిపోతుంది. నా బ్లడ్‌లో కలిసిపోతుంది. యాహ్. అవును. అయితే మరి పడుకునేటప్పుడు ఒళ్లు అలిసిపోయింది. ఆహ్, నేను నాకు నిద్ర వస్తుంది, కానీ ఏదో ఆలోచనలు ఎక్సైట్ ఆహ్, అంటే యాంక్సైటీలాగా, ఇంకేదో చేయాలి అన్నట్టు మైండ్ ఏమో రెస్ట్‌లెస్స్‌నెస్స్‌గా ఉంది. బాడీ ఏమో టైర్డ్ ఉంది. మీకు అర్థమయిందా. నాకేమో నిద్ర రావట్లేదు పడుకుందాం అంటే కూడా. ఇంకా నేను అట్లా 3, 4 డేస్ సఫర్ అయ్యి తర్వాత మనది మనకి కనిపిస్తది కదా. అసలు నేను ఏమి తింటున్నా అనేది ఒక్కసారి రీచెక్ చేసుకున్న అర్థమైపోయింది ఇంకా. అబ్బా! టూ మచ్ అయిపోయింది. ఎందుకంటే ఫుడ్ మంచిగానే తింటున్నాను, నేను కడుపు నిండా తింటా, ఫుడ్ హెల్తీగానే తింటా, ఇంట్లో చేసినవే. అయితే అందుకనే చూసుకుంటే, నేను ఇంకా ఎక్స్‌పెరిమెంట్ నా మీద చేసుకోవడానికి మార్నింగ్ టీ తాగేసి ఆపేసాను. ఈవెనింగ్.
హ్మ్. అయ్యో! <giggles> <laughs> ఇది మరి దారుణం అండి. ఆ రకం చెంబు చెంబులు టీ తాగితే నిద్ర కష్టమే ఇంక. ఆ! హ్మ్. హ్మ్. అర్ధమైంది. అర్థమైంది. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఒక్క రోజు రోజుకి ఒక టీ. అంతే ఇంకా.
ఆ! అంతే. ఇంకా మళ్ళి వర్క్‌లో కూడా ఎంత టెంప్ట్ అయినా కూడా ఇప్పుడు బ్రేక్స్‌కి రమ్మంటారు కదా! పద టీకెళ్దాం, టీకెళ్దాం అని. అయినా కూడా ఆపుకొని నేను ఆహ్, ఒక 3, 4 డేస్ చెక్ చేసుకుంటే, ప్రాపర్ క్వాలిటీ స్లీప్ మంచిగా పట్టింది. అయితే ఇంక నాకు అది నచ్ అర్థం అయిపోయింది. ఓకే కెఫెయిన్ నాకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది కదా అని. అది అదొక్కటి. హ్మ్.
హ్మ్. అవునవునవును. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, టీ అనేది అలవాటు చేసుకోవడం ఎంత తేలికో అది మానేయడం అంత కష్టం కదండీ. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో! మరి మీకేం, మీకేం అనిపియదా? అంటే ఆ టైమ్‌కి లాగుతా ఉంటది. తాగు తాగు ఏం కాదు అని చెప్పి.
అవును. <giggles> యాహ్! యాహ్! అంటే ఒక్కసారి తాగుతున్నా కదా! నేను మొత్తం మానేయడానికి కూడా ట్రై చేశాను. 2-3 డేస్ ఉన్నట్టు ఉన్నాను. ఇంక ఎట్లా అంటే అప్పుడు అప్పుడే మా ఇంట్లోలు వేడి వేడిగా మార్నింగ్ పోసుకొని, ఉఫ్ ఉఫ్ అనుకుంటే నా ముందే తాగుతున్నారు. ఇంకా నేను టెంప్ట్ అయిపోయా, నేను నాకు ఒక కప్ పోసి ఇచ్చేయండి అనేసా. ఇంకా మళ్ళీ ఎప్పుడు నాకు ఆ ఆలోచన కూడా రాలేదు మొత్తం మానేయాలని. అది అవ్వదండి. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి తాగేసి సడెన్‌గా మానేయాలంటే అంత అవసరం కూడా లేదనే అనుకుంటాను.
హ్మ్. ఆ! ఆ! ఆ! హ్మ్. నిజమే. హ్మ్. మళ్ళీ అలా మానేసినా కానీ ఇంకా చాలా ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. సడెన్‌గా మానేసినా కానీ. మోతాదు తగ్గించాలంట.
విత్‌డ్రాల్. అవును విత్‌డ్రాల్ చేయొద్దు సడెన్‌గా, అవునవును. సో, ఒక్కసారి తాగితే నాకైతే బానే ఉంది. నాకు హ్యాపీ. మార్నింగ్ అట్లీస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ తాగుతాను కాబట్టి ఆ విషయంలో హ్యాపీయే.
హ్మ్. అవునవును. ఆ! హ్మ్. అందుకని మార్నింగ్ తాగుతున్నాంలే అని చెప్పి మార్నింగ్ లీటర్‌కి కొంచెం తక్కువ తాగుతున్నారా? క్వాంటిటీ కూడా ఏమైనా అదుపులో పెట్టరా?
లేదు. లేదు. లేదు. కొంచెం పెద్ద కప్పే నాది. బట్ స్టిల్ ఇట్స్ ఒకే అండి. ఎందుకంటే ఆ మాత్రం తాగితేనే కొంచెం ఒక బాడీకి ఫ్యూయల్‌లాగా పనిచేస్తుంది. నాకు ఆ ఎనర్జీ వస్తది. నెక్స్ట్ డే అంతా ఆహ్, ఎనర్జిటిక్‌గా ఉండడానికి.
హ్మ్. నిజం. ఆ! అది. అది ఖచ్చితంగా టీ తాగే వాళ్ళకే అర్థమవుతుందండి. ఆ బాధ అనేది. అది ఇచ్చే పవర్ ఎలా ఉంటుంది అనేది. అది తాగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
అవును. ఒకరోజు తాగకున్నా అసలు ఏదో ఏదో లోటు అయిపోయిది. ఏదో మిస్ అయిపోతున్నా అనే ఫీలింగ్ డే అంతా ఉంటది అసలు. అయితే ఈ టీ కాకుండా
హ్మ్. అవును. అంటే ఈ యుక్క కెఫెయిన్ మారిస్తే, మీ నిద్ర బా పట్టేస్తుందా నైట్? ఇంకేమన్నా మార్చారా రోజువారీ అలవాటుల్లో?
ఆ! ఇంకోటి ఏంటంటే, నేను <giggles> నేను 7:30, 8:00కి డిన్నర్ చేస్తానండి. అయితే నాకు బాగా దాహం వేసినప్పుడు ఆహ్, పడుకునే ముందు వాటర్ బాగా తాగేదాన్ని అప్పుడు నేను. అంటే నైట్ అంతా కూడా నేను తాగుతూనే ఉంటాను. నాకేంటో వాటర్ అంటే చాలా పిచ్చి. తాగుతూనే ఉంటా వాటర్. అయితే నైట్ తాగినప్పుడు ఏంటి మధ్యలో 2:00కో, 3:00కో వాష్రూమ్‌కి లేవాల్సి వస్తది. అప్పుడు...
హ్మ్. అయ్య బాబోయ్! హ్మ్. లేగవలసిందే కదా! తాగితే మరి.
అప్పుడు మళ్ళి నిద్ర డిస్టర్బే కదా! ఒక్కసారి మనం లేచాక మళ్ళీ జారుకోవడానికి కాస్త టైమ్ పడతది. సో, ఇంకోటి ఏంటంటే, అలాంటి డిస్టర్బ్‌డ్ స్లీప్ ఉండదు అండి. ఏంటంటే 7-8 అవర్స్ కంటిన్యూ‌గా సాలిడ్ స్లీప్ ఉంటే బాడీ‌లో ఏదన్నా టైర్డ్‌నెస్ ఉన్న, ఒత్తిడి ఉన్న రిపేర్స్ నిద్రలోనే అయిపోతది బాడీలో. ఓకే.
అవును. అవును. హ్మ్. అవునవును. బాడీలో రిపేర్ సిస్టమ్ బాగా పనిచేస్తది రాత్రి పూటల. అవును. నేను కూడా ఎక్కడో విన్నాను ఇది.
అవునండి. ఆహ్, సో, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని ఇంకా నేనేం చేస్తున్నానంటే, ఎంత వాటర్ తాగినా డే టైమ్‌లోనే తాగేసి ఆహ్, నైట్ ఎయిట్, ఎయిట్ థర్టీ వరకు ఇంకా క్లోజ్ అన్నమాట. నో ఎంట్రీ టు వాటర్ అని నాకు నేనే పెట్టేసుకొని, వాటర్ తాగకుండా జాగ్రత్త పడుతున్నాను. అప్పటినుంచి ఏంటంటే, ఇంకా వాష్‌రూమ్‌కి లేవాల్సిన ఈ ఇది, ఈ బాధ లేదండి. నాకైతే హ్యాపీ ఉంది. అదొక చేంజ్ కూడా చేసినాను.
హ్మ్, హ్మ్. ఆ! ఆ! ఆ! అయ్యో! మరి వాటర్ మీదకి లాగట్లేదా మనసు. <chuckles>
ఆ! కొంచెం. ఒక సిప్పేస్తా లైట్‌గా. మరీ ఎలా నేనెలా తాగుతానో తెలుసా అండి. ఇలా గొంతు స్ కంటిన్యూ ఒక 1 లీటరు ఇట్లా <smacks lips> గుక్క పట్టకుండా <laughs> తాగేస్తాను.
ఆ! వామ్మో! అయితే, మీకు వాటర్‌కి ఎక్కువ గ్యాప్ ఉ ఉ గ్యా చోటు ఉందన్నమాట. మీ పొట్టలో. అందుకే అంత ఎక్కువ తాగేస్తున్నారు. కానీ, వాటర్ నిజానికి చాలా మంచిది కదా ఆరోగ్యానికి. ఎక్కువ తాగితే మంచిగా నిద్ర పడతది అంటారు. మీరేంటి మరి తగ్గిచేసాను, నాకు నిద్ర పడుతుంది అంటున్నారు.
<chuckles> అవునవును. తాగేస్తారు. అవునండి. అదే, ము ఎం ఎంత తాగినా డే టైమ్‌లో తాగేస్తున్నా. తాగుతా. నేను ఇప్పుడు కూడా తాగుతూనే ఉంటా. బ్రేక్స్ తీసుకొని, అంటే నేను గుర్తు తెచ్చుకొని మరి తాగుతా. ఇప్పుడు వింటర్ కదా! ఆహ్, మనకు అంత గుర్తు ఉండదు. ఆహ్, వాటర్ తాగాలని ఇప్పుడు దాహం కూడా అవ్వదు. అయినా కూడా
ఓహ్! అంటే? హ్మ్. హ్మ్. అవును. అంత అవసరం కూడా లేదన్నమాట. ఎందుకంటే మన, శరీరంలోనే ఉంటుంది. ఆహ్, హ్యూమిడిటీ అనేది ఈ టైమ్‌లో. అవును.
అవును. అవును. అయినా కూడా గుర్తుంచుకొని అప్పుడప్పుడు సిప్పేస్తూ ఉంటా బాటిల్‌తో. కాబట్టి, ఎంత తాగిన ఆహ్, టూ 3- 4 లీటర్స్ అంటాం కదా మనము. సో, అది మార్నింగ్ టైమ్‌లోనే కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బబ్బా!
ఇంకా ఇం ఇంకా రీసెంట్‌గా నేను అనుకున్నదేంటంటే, రూము నాకు ఆహ్, చాలా నీటుగుండాలండి. అంటే, పడుకునేటప్పుడు ఆహ్, ఆరేసిన బట్టలు తెచ్చొక చైరు మీదేసినా, లేకుంటే ఏదైనా డస్టున్నా అ అక్కడిక్కడ చిందరవందరగా ఉన్నా, మనకేంటంటే చిరాకుంటది ఎన్వి‌రాన్‌మెంటు...
హ్మ్. హ్మ్. హ్మ్. అవును, బాగా చిరాగ్గా ఉంటది. ఏంటంటే కొంతమంది మనుషులుంటూంటారు. వాళ్ళకి ఓసీడీ అని చెప్పాలా ఓసీడీ‌కి తక్కువ మరి పని చేయడానికెక్కువ ఇలా ఉంటూ ఉంటారేంటంటే, ఇక ఉండాల్సిన చోట అది లేక లేదనుకోండి, నిద్ర పట్టదు, పని చేయలేరు, మీరు కూడా అదే రకమా?
అయ్ అవునండి. అవును. అవునలానే అల్‌మోస్టంతే. నాకు ఉ ఉన్న వస్తువులు ఉన్న దగ్గరనే ఉండాలి. దు దుమ్ముండొద్దు. మెయిను బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్ చాలా శుభ్రంగా ఉండాలంటే, ఎవ్రీ ఒక 5, 6 డేస్‌కి మళ్ళీ లాండ్రీకెళ్ళిపోయి మారుస్తూ అలా ఉంటే, నాకు కొంచెం కంఫర్ట్. ఇంకా ఏంటంటే క్ ఓహ్, రూమ్‌ని చల్లగా ఉంచడానికి ట్రై జేస్తాను. ఏంటంటే, ఇప్పుడు ఇంత వింటర్ గదా, అయినా గూడా నేను 5 మినిట్స్ అన్నా కొంచెం ఏసీ ఏసి ఆఫ్ చేస్తాను. ఎందుకంటే <smacks lips> నాకు చల్లగా ఉంటే ఇష్టం రూము. అండ్ ఫ్యాను కంపల్సరీ ఉండాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఉతుక్కోడం. హ్మ్. హ్మ్. అవును. వామ్మో! వామ్మో! <chuckles> అలా మరీ అంత చల్లగా ఉంటే, ఆరోగ్య సమస్యలేమి రావా మీకూ? అంటే, దినేంటి, సైనసెస్ అని సమ్‌థింగేదో అంటూ ఉంటారు గదా! నిమ్ము అలా, లేదా? మీ బాడీ బాగా హీటుందండి మీ బాడీలో. బహుశా ఈ అలవాట్లు వల్లేనేమో. ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి మంచిగ నిద్ర పట్టడానికి?
ఏం లేదండి, అలవాటైపో లేదు. లేదు. అల్వాటయిపోయింది. లేది <giggles> అంతేనేమో! యాహ్! అదే. పాలు తాగుతాను. నైటెప్పుడన్నా. ఆహ్, ఇంకా మనకి ఆ! పాలు తాగుతాను ఎప్పుడన్నా. అంటే, <smacks lips> కొంచెం వేడి, వేడిగా సిప్ చేస్తూ పాలు తాగుతుంటే కూడా, కొంచెం పాలలో మెలటోనిన్ను ఇలాంటివి ఉంటాయనమాట. మనకేంటంటే రిలాక్స్ చేసి, మనకి నిద్రకి దోహదపడతాయి ఇలాంటివి. యాహ్! సొ, ఇలాంటివి, అవును.
పాలు తాగుతారా? అవునా! అంటే టీ తాగకూడదు పాలు తాగొచ్చయితే?
అవును. టీ పౌడర్‌లోనే గదా ఉండేదిదంతా. సో, పాలు చాలా మంచిది, మజ్జిగ మంచిది, మజ్జిగ గూడా మంచిదే. కొంచెం కడుపుకి హాయిగా ఉండి ఆహ్, నిద్ర పడతదని చెప్తారు.
ఓహ్! హ్మ్.
యాహ్!
ఓహ్! చాలా మంచి అలవాట్లున్నాయండి మీకు. నేను కూడా ఇవన్నీ చేస్తే మంచిగా నిద్ర పడుతుందా అయితే? నేను కూడా ప్రయత్నించాలి <chuckles> ఈరోజు.
అవునవును. అవునండి. ఇంకొకసారీ మ మనం మనక్కొక్కసారి ఆహ్, ఆలోచనలొస్తుంటాయి కదా! ఓవర్ థింకింగ్ కానీ, ఏదన్నా టెన్షన్సు. ఇలాంటి టైమ్‌లో కొంచం మెడిటేషను, బ్రీతింగు మీద కాన్సంట్రేట్ చేస్తుంటే, నిద్రలోకి అంటే, కూర్చొనేమి అవసరం లేదు, పడుకొనున్న పోజ్‌లోనే జస్ట్ బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే. ఆలోచనలన్ని తగ్గి మనము ఆహ్, రిలాక్సవుతాం. మన మైండనేది రిలాక్సయ్యీ జారుకుంటాం నిద్రలోకి.
అవును. పడుకొని. అంటే, పడుకున్నప్పుడూ ఆహ్, నిజంగా ఏదేదో 5 క్రితం అయింది, రెండేళ్ళ క్రితం అయింది అన్నీ కూడా నిద్ర లేపుతూ ఉంటయి. <chuckles> ఆ టైమ్‌లో మెడిటేషన్ చెయ్యాలన్న ఆలోచన రాదు కదా?
అవును. <giggles> అవునండి. అంటే, తెచ్చుకోవాలండి. అది మనన్ని మనం వర్క్ చేసుకోవాలి ఆ టైమ్‌లో. యాహ్! యాహ్! కొన్ని సార్లు ఆ ఫ్లో‌లో యెళ్ళిపోతాము. ఇట్స్ ఓకే. కాకపోతే, ఏదో ఒక టైమ్‌లో అయితే వెనక్కొస్తాంగా ప్రెజెంట్‌కి. <swallows> అప్పుడు మనం మనన్ని మనం రియలైజవ్వాలి ఎంత టైమ్ వేస్ట్ చేషినము, ఆ పాస్టూ గురించి ఆలోచించీ అనేది.
తెచ్చుకోవాలంటారా? <chuckles> హ్మ్. అవును. హ్మ్. నిజమే అండి. చాలా చక్కగా చెప్పారు. రాత్రీ నిద్ర పట్టాలంటే, ఎన్ని రకాల అలవాట్లు మానేసెయ్యాలి, అవన్నీ నేను కూడా మానెయ్యాలి నిజానికి. ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
యాహ్! యాహ్! ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.